ఆ! స్టార్టింగ్‌లో కో నాకు చాలా కోపమెక్కువండి షార్ట్ టెంపరెక్కువా. అది తొందరగా రియాక్టయిపోతాను. బ్లడ్ బాయిలైపోయి ఎళ్ళిపోతుంటాననమాట. <chuckles>
హ్మ్. హ్మ్. రక్తం మరుగుతూ రక్తమైతే ఆగకుండా మరుగుతూనే ఉంటదనమాట కోపంలో.
అయితే ఇది గూడా నేనూ జీవితంలో నేను చాలా నేర్చుకున్నా ఏంటంటే, మన కోపాన్ని కంట్రోల్‌లో బెట్టుకోవాలండి. ఆ క్షణికవేశంలో మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని వాడే పదాలు అంత మంచిది గాదు. కొన్ని రిలేషన్స్ గూడా పాడైపోతాయనమాట. అటు ఫ్యామిలీలో రిలే
హ్మ్. అవును. మళ్ళీ ఒకసారి మనమనే మాట జీవితంలో వెనక్కి తీసుకోలేమంటారు. కాబట్టి ఆలోచించి మాట్లాడాలంటారు.
అవునండి. అప్పటికి కోపం ఏం తగ్గలేదు. అలానే ఒస్తది. కాకపోతే రియాక్ట్ అవ్వట్లేదనమాట. సైలెంట్‌గా ఉండడం నేర్చుకున్నాను.
హ్మ్. మరి తగ్గించుకున్నారా? పోనీ ఏమైనా అండం అది తగ్గిచుకున్నారా? ఆ! మంచిదే గదా! పోనీలేండి అయితే మీరు అండం అనేది తగ్గిస్తే సైలెంటు‌గున్నారంటే ఇదే గొప్ప విషయం. రక్తం మరిగి మీరిలా సైలెంట్ అవ్వడం గూడా గ్రేటే నన్నడిగితే మరి.
హ్మ్. హ్మ్. అవును. కానీ ఇంకో విషయం మంచి విషయం <chuckles> ఆ! అంటే ఆహ్, ఎంత కష్టబడాలంటే నేను బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ జేయాలి, డైవర్టవ్వాలి అంటే నన్ను నేను కూల్ జేసుకోడానికి చాలా కష్టబడతాననమాట. బట్ ఆహ్, ఇంకో మంచి విషయమేంటంటే నాకు కోపమేక్కువ సేపు ఉందడ ఉండదనమాట. తొందరగా క్షమించేస్తాను. కాబట్టి <chuckles> అవును. అంతే. అంతే. కాబట్టి క్షమా గుణం గూడా చాలా ఉంది నాకు.
హ్మ్. అవును. హుహు. ఆహా! తొందరగా ఒచ్చి తొందరగా పోతది. హుహు. ఉరుముల్లాగైతే ఓహ్! 'ఉరిమింది మేఘం మేఘం వర్షించి మేఘం మేఘంలా' ఉంది మీది జెప్తుంటే.
అవును. ఎంత పెద్ద గొడవైనా సరే ఆహ్, కొంచెం మంచిగా మాట్లాడి కొంచెం మంచిగుంటే పొ అసలు నేను నా అంత మంచోళ్ళెవరు లేరనిపిస్తది అప్పుడైతే.
బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా ఒచ్చి హ్మ్. పోతుంది. <chuckles> కాపోతే మీతో పెట్టుకుంటేనే ఏదైనా. లంతవరకు అంతా నార్మల్‌గా ఉంటదన్నారా? హ్మ్.
సింపులండి. సింపుల్ నాతోనేంటంటే నాకేదన ఏదన్నాపని గావాలంటే చెప్పి చేయించుకోవాలి. అంతేగానీ రూడ్‌గా మాట్లాడ్డం గానీ, పొగరు చూయించి మాట్లాడ్దం గానీ అలా చేయొద్దనమాట నాతోని. నేనేది చేయడానికన్నా రెడీ ఉంటా, నేనైతే చాలా హంబులు. నేను ఈ పని జేస్తా, ఈ పని చెయ్య అనేమనను. నాతో నాకు చెప్పి జేయించుకోవాలి కమ్యూనికేట్ చేసి అంతేగానీ అనవసరంగా నేనేం చేయకుండానే ఏదైనా మాట అంటే గనక నేను రియాక్ట్ అవుతాను ఒక్కొక్కసారి.
హ్మ్. అవును. అవును. నిజంగా. హ్మ్. ఓకే. అంటే మీకు నచ్చకపోతే వెంటనే నాకు నచ్చలేదని మీరు చెప్పేస్తారు. అంటే మొహమాటం లేకుండా. ఇది చాలా మంచి పద్ధతి. హ్మ్. కొంతమందీ అసలు ఉండిపోతారు. హ్మ్.
అవును. చెప్పాలండి. స్టాండ్ దీసుకోవాలి, చెప్తేనే తెలుస్తది. ఇప్పుడు మనం ఏమి చెప్పకుండా ఆ! అలా జెప్తే ఏంటంటే గ్రాంటెడైపోతది. "ఆ! తనేం రియాక్ట్ అవ్వట్లేదు గదా! మనం ఏమన్నా అనచ్చు" అని మనం ఎప్పుడైతే మనకి ఈ విషయం నచ్చదు అని చెప్పినంక కూడా వాళ్ళు అన్నారనుకోండి అప్పుడు ఇంక రియాక్టవ్వొచ్చు. అంతేగానీ చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకి తెలీదు. మీకు ఓకే అనే అనుకుంటారు.
నిజంగా అంటే కొంతమందేంటంటే వాళ్ళకి చెప్పాలనిపిస్తది. కానీ చెప్పరు. తీరా మళ్ళా వాళ్ళ దగ్గరికెళ్లి మంచిగా మాట్లాడతారు. వాళ్ళ కోసం తెలిసి కూడా ఇలాంటి వారిని చూసారా మీరు?
హ్మ్.